ఈ డిజిటల్ యుగంలో మనకెంతోమంది స్నేహితులు హ్మ్. అయిపోతన్నారండి. మనం అంటే, మన చుట్టుపక్కలున్నవాాళ్ళు, మన తల మనతో చదువుకున్న వాళ్ళు కాకుండా, ఎక్కడెక్కడ్నుంచో ప్రపంచం నలుమూలల నించి మనం ఆహ్, హ్మ్. హ్మ్. మనుషుల్ని స్నేహితులుగా పొందగలుగుతున్నాం.
నిజం. హ్మ్. నిజంగా అండి. నిజంగా.
ఓహ్! ఇప్పుడు అలా స్నేహితులుగా అయినటువంటి వాళ్ళు అలా మిమ్మల్ని కలుసుకోవాల్సిన సందర్భం ఒస్తే. అలాంటిది మీరు ఎప్పుడు కలవాలనుకుంటారు? అది ఆ అనుభవం అనేటి అనుభూతి అనేటువంటిది ఎలా ఉంటుంది?
హ్మ్. ఆ! నిజంగా అండి. చాలా చక్కగా జెప్పారు. అంటే ఈ డిజిటల్ యుగంలో ఎలాగంటే, రకరకాల మనుషుల్ని మనం కలుస్తున్నామనమాట. అంటే ఎ మనకి మెయిన్‌గా ఎలాగంటే, ఉద్యోగపరంగా అండి చెప్పాలంటే. అంటే చాలా చాలా క్లయింట్స్ అనేవాాళ్ళొస్తారు. మనం రకరకాల వ అంటే వేరే కంపెనీ వాళ్ళతోని గూడా మనం చిన్న చిన్న మీటింగ్స్ లాంటివి పెట్టుకోవాల్సొస్తూ ఉంటదనమాట ఖచ్చితంగా. అయితే ఇది ఏంటంటే అండి మనం ఆహ్, ముక్కుమొహం తెలియమని వాళ్ళతోని పరిచయం చేసుకోద్దని చాలామందికి ఆహ్, భయపెడుతూ ఉంటారనమాట. కానీ కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో ఎలాగంటే ఆహ్, నెట్‌వర్కింగ్ అనేది పెంచుకుంటూ పోవాలండి మనము.
ఆ! అవునండి. ఆ! అవునండి. అవునండి. హ్మ్. అవునండి. అవును. హ్మ్.
అంటే, ఆహ్, అందరితోని కాకుండా, వాళ్ళు అంటే క్వాలిటీ పీపుల్ అంటు ఉంటారు గదండీ మనకి. చాలామందికి కూడా మనం పరిచయమవుతూంటారనమాట. అంటే, ఆహ్, అంటే చెడు అలవాట్లు, చెడు బుద్ధులున్న వాళ్ళు గూడా మనకు ఎ ఆహ్, అలం అంటే పరిచయమవుతూటారు. కానీ
ఆ! అవునండి. క్వాలిటీ. ఆ! అవును. అంటే మరి వాళ్ళు పరిచయస్తులు వాళ్ళ అలవాట్లు వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది? వాళ్ళతో కొంచెం ప్రయాణం చేస్తే కొంచెం ట్రావెల్ చేస్తే తెలుస్తుంది కదా! వాళ్ళ
ని నిజంగా అండి. అంటే అట్లాంటి వాళ్ళతోని దెగ్గర దెగ్గర ఒక 100 అడుగులు దూరంలో ఉంటే బెటర్ గానీ, కానీ మనకి ఉపయోగపడేవాాళ్ళు, అంటే ఉపయోగపడేవాాళ్ళు అంటే వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉండడం కానివ్వండి, అంటే ఒక క్వాలిటీ పీపుల్ అని చెప్పాను గదండీ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా కలుస్తూ ఉంటారండి. అలాగ నా జీవితంలో గూడా ఎందరో కలిసారండి. ఒకసారి ఏమైందంటే, నా బీటెక్కూ అయిపోయిన తర్వాతండి నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఒచ్చిందనమాట.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! ఆ! ఆ! ఓహ్! హ్మ్.
క్యాంపస్ ప్లేస్‌మెంటొచ్చింది. అంతా బానే ట్రైనింగ్ పీరియడనేది ఒక 3 నెలలు బాగా కొనసాగిందండి. చాలా అద్భుతంగా ట్రైనింగ్ జేసాము. ట్రైనింగంతా అయిపోయింది. తర్వాత ఏంటంటే అండి మాకు ఆహ్, అంటే మా కంపెనీ ఇంకా ఆహ్, మనకి ముంబైలో ఉన్న ఒక కంపెనీతోని టైఅప్ అయిందనమాటండి ఒక ప్రాజెక్టు.
ఓహో! హ్మ్. ఓహో! ఇద్దరు టై అప్ అయ్యారు. ఆహ్, హ్మ్, ముంబై వాళ్ళు మీరు. ఓకే. అప్పుడేమైందండి?
ఆ! ముంబై కంపెనీ ఇక్కడ టై అప్ అయిందనమాట. అయితే ఏ ఏం చేయాలంటే మనము చాలామందిని కలుసుకోవాలండి. అంటే ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ టై అప్ ఉంది కాబట్టి అక్కడ ముంబై వాళ్ళతోను కూడా మనం పరిచయాలనేది ఖచ్చితంగా పెంచుకోవాలనమాట. అది ఉద్యోగపరంగానే గాకుంన్నా అది రేపు కాకపోతే, ఎల్లుండన్న ఏదో ఒక విధంగా వాళ్ళు ఉపయోగబడతారు. మెయిన్‌గా ఉద్యోగపరంగా అండి. అంటే ముందు, ముందు ఉద్యోగపరంగా. అలాగా చాలామంది ఒక టీమంటే దగ్గర, దగ్గర్ల దాదాపు 12 మంది టీము ముంబై టీమనేది మాకు పరిచమయ్యారండి అప్పుడు ఆ సమయంలో. అంతా ఆన్‌లైన్‌లోనే అండి అదంతా. వాళ్ళెప్పుడూ మేం వాళ్ళని కలిసింది లేదు. వాళ్ళ మమ్మల్ని కలిసిందే లేదు. ఏదో జస్ట్ ఆన్‌లైన్‌లో ఇలాగా మీటింగ్సుంటాయి గదండీ. ఆఫీస్ టు ఆఫీస్ మీటింగ్సుంటాయి గద!
ఆ! పెంచుకోవాలి. ఓహో! అవును. హుహు. అవును. ఆహా! ఓహోహో! ఆహ్, ఆఫీస్ టు ఆఫీస్ మీటింగ్. అవునండి, అవునండి.
హ్మ్. అలాగా వీడియో కాల్స్‌లో చూసి ఆడియో ద్వారా మాట్లాడడమే కానీ, ఎప్పుడుగాని మేము మొహాలు మొహాలు చూసుకొని ఎప్పుడు కలుసుకోలేదండి మేము. అలాగా, ముఖపరిచయమనేది లేదండి. ఏదో వాళ్ళ పేరు దెలుసు. వాళ్ళ ఆఫీస్ దెలుసు. వాళ్ళు, అలా అక్కడ కూర్చొని వాళ్ళు ముంబైలో వాళ్ళ ఆఫీస్‌లో కూర్చొని పనిజేస్తున్నారు మాత్రం దెలుసనమాట అంతే.
హ్మ్. ముఖపరిచయం అనేది లేదు మరి. అవును. ఓహో!
అయితే ఈ ఇలాగా ఆహ్, ఒక ఆహ్, 12 మందని జెప్పాను గదండీ నేను. ఇలాగ నాకు, ఒక నలుగురు పరిచయమయ్యారండి. చాలా క్లోజయిపోయారనమాట వాళ్ళు. ఎలాగంటే హ్మ్. నలుగురు క్లోజయిపోయారు. ఎలాగంటే ఆఫీసయిపోయిన సమయం తర్వాత కొంచెము మేము నార్మల్ కాల్స్ చేసుకొని పర్సనల్‌గా మాట్లాడుకోడము, మా ఇంట్రెస్ట్స్ ఏంటో తెలుసుకోడం, మా అభిరుచులు ఏంటో తెలుసుకోడము. ఒకనొ ఒకరిదొకరిది. తర్వాత, అప్పుడప్పుడు ఇలాగా ఎలాగంటే అంటే మనం జూం మీటింగ్సుంటాయి గదండీ, మన గూగుల్ మీట్సని జూమింగ్ జూం మీట్సని. అ ఆ! మీటింగ్ ప్లాట్ఫామ్స్. అంటే దాంట్లో ఆహ్, జాయినయిపోయి మేము కలిసి సినిమాలు చూడడం ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ జేసి. అలాగా చాలా ఒక మంచి బంధమైతే ఏర్పడిందండి మాకు నాకు.
ఆహా! ఆ నలుగురు. హ్మ్. అవును. అవునండి, అవునండి. హుహు. అంటే స్క్రీన్ షేర్ చేయడం అంటే, ఒకళ్ళ స్క్రీన్ చేదె షేర్ జేస్తే అన్నిటిలో చూసుకోవచ్చా ఆ సినిమా అనేది?
ఆ! అన్నీ అందరం చూసుకోవచ్చండి. ఎవరంటే మధ్యలో ఆహ్, హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు పాజ్ చేసేసి, సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం స్నేహితులం కలిసి ఒక ఇంట్లో సినిమా చూస్తున్నామంటే, పాజ్ జేసి, ఇదలాగా జరగాల్సింది. ఇది బా జరిగింది గదా! ఈ పాట బాగుంది గదా! అని చెప్పి మనం ఫీడ్‌బాకనేది ఇచ్చుకుంటూ ఉంటంనమాట, ఆ సమయంలో. అయితే అలాగ చాలా సార్లు చేసుకునేవాళ్ళమండి. అంటే ఆ నలుగురిలో ఆహ్, అంటే ముంబై వాళ్ళంటే ఖచ్చితంగా హిందీ వాళ్ళు, మరాఠీ వాళ్ళుంటారనమాట. అంటే ఇద్దరు మరాఠీ వాళ్ళున్నారు, ఇద్దరు మన తెలుగు వాళ్ళు గూడా ఉన్నారండి ఆ టీంలో.
ఆ! హ్మ్. ఆ! అవునండి, అవునండి. అవునండి. ఆ! ఆ! హుహుహు. ఓహో! అవతల పక్క టీమ్‌లోనా మీ మీ వాళ్ళు కాకుండా, మీరు కాకుండా?
ఆ! హ్మ్. అవునండి. అవునండి. నేను ఒక నలుగురితోని పరిచయం బా జేసుకున్నానని చెప్పాను గదండీ! ఆ నలుగురులో ఇద్దరు మరాఠీ వాళ్ళున్నారు, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. అంటే, మే బీ బహుశా ఆహ్, తెలుగు వాళ్ళు ఉండడం పట్ల నాకు ఆహ్, బాండ్ అనేది, ఆ బంధమనేది, ఆ రాపో అనేది, బాగా చక్కగా ఏర్పడిపోయిందని జెప్పి నేను అనుకు అనుకున్నాననమాట అప్పుడు.
ఆహా! తెలుగు వాళ్లనా? ఓకే. ఓకే. ఆహా! అంటే, కాయా మనవాాళ్ళు అనేటువంటి భావం ఉంటుంది గదా! తెలుగు వాళ్ళని చూసేటప్పటికి మన తెలుగు వాళ్ళు మనం.
ఆ! అవునండి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఆ! అంటే, తెలుగు వాళ్ళు కాబట్టే మనము ఫస్ట్ ఎళ్లి అప్రోచ్ అయిపోతాం. వాళ్ళు గూడా మన దగ్గరికొచ్చి అప్రోచ్ అవుతారనమాట గచ్చితంగా.
హ్మ్. అవునండి. అవునండి.
హ్మ్. అయితే, తర్వాతండి మేమిలాగా ఆహ్, మన ఈ అంటే, ఒకరొకరు అభిరుచులు తెలుసుకోవడమే కాకుండా, ఆహ్, ఆఫీస్ సమయంలో చక్కగా ఎవరు డౌట్స్ వాళ్ళు క్లియ క్లారిఫై చేసుకొని, క్లియర్ చేసుకొని అంటే, కలిసిమెలిసి ప్రాజెక్ట్ చేసుకొని అంటే, అప్పుడప్పుడు డెడ్‌లైన్స్ అనేవి చాలా హెక్టిక్ ఉంటాయండి ఆఫీస్‌లో.
హ్మ్. హ్మ్. అవునవును. చాలా కష్టమైనవటువంటివి ఉంటాయన్నమాట. డెడ్‌లైన్స్ అనేటివి.
అవునండి. అసలు ఏంటో, 20 రోజుల్లో చేసే పని 5 రోజుల్లోనే చేసి పడేమంటారనమాట వాళ్ళు.
ఆహా! వాళ్ళ అవసరం నిమిత్తం అలాంట చెప్తూ ఉంటారా? వాళ్ళకి
చెప్తూ ఉంటానండి. ఖచ్చితంగా, ఎట్లా అంటే అన్‌ప్రిడిక్టబుల్ అండి ఆఫీస్ అనేది. ఐటీ ఆఫీస్ అనేది. ఎప్పుడన్నా ఏ సమయంలోన్నా ఎంత పనన్నా ఇవ్వచ్చనమాట వాళ్ళు.
హుహు. హుహుహుహు.
అయితే, మేము అంటే ప్రాజెక్ట్‌లో మేమున్నాం, వాళ్ళున్నాం కాబట్టి ఎవరి వాళ్ళు పనులు చేసుకుంటున్నప్పటికీ అంటే, వేరే వాళ్ళండి, ఈ నలుగురు మినహా. చ మే మేము నలుగురం ఏం చేస మేం ఐదుగురం ఏం చేసామంటే, నేను కాకుండా ఆ నలుగు ఆ నలుగురితో పాటు. అంటే, టోటల్ మేము ఐదుగురమండి. కలిసి మేము ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళమండి. అంటే, మే వాళ్ళిచ్చిన ప్రాజెక్ట్స్ చేసి, అంటే, కొంతమందికి ఒక దాంట్లో బాగొచ్చు. ఓ ఇంకొక దాం ఇంకొ కొంతమందికి ఇంకొక దాంట్లో బాగొచ్చు. అంటే, ఆ వర్క్ అనేది మేము విభజించుకొని చాలా చక్కగా టీమ్ వర్క్ అనేదుంటది కదండీ! మనము మనకి. ఆ టీమ్, టీమ్ వర్క్ అనేది ఏర్పరుచుకొని చాలా చక్కగా, అద్భుతంగా చేసేవాళ్ళమండి మేము.
అవును. అవును. ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! అవునండి. అవును. అంటే, ఎవరికి ఏది బాగా వచ్చో అది వాళ్ళు చేస్తూ ఉండేవారు ఒక జట్టుగా కలిసి.
హుహు. ఆ! జట్టుగా లేకపోతే విభజించుకొని, ఎవరి పని వాళ్ళకి ఎవరు ఉత్తీర్ణలో ఒ ఒక్కొక్క పనిలో, అలాగ విభజించుకొని, మేము చేసేసేవాళ్ళమండి చెప్పాలంటే.
ఆ!
అయితే, తర్వాత అండి, ఇంకా ప్రాజెక్టయితే మొత్తానికి ముగిసిపోయింది. అది దెగ్గర, దెగ్గర 35 రోజుల ప్రాజెక్టండి అది.
హుహు. ఓహో! 35 రోజులు మీరు కలిసి పని చేశారు.
కలిసి పని జేసామండి. అంటే, దెగ్గర, దెగ్గర ఒక నెల, నెల ఐద్ 10 రోజులు దే దాదాపు అలాగా పని జేశామండి. మొత్తానికి ప్రాజెక్టయిపోయింది. అనుకున్న దానికంటే, సక్సెసయిందండి. చెప్పాలంటే ప్రాజెక్టు.
ఆ! హ్మ్. ఓహ్! అద్భుతం! చాలా బాగా చేశారనమాట, ఆ ప్రాజెక్ట్‌ని మీరు.
చాలా బాగా జేసామండి. అంటే, మేము ఫ్రెషర్సయినప్పటికి అంటే, హ్మ్. ఒకా జాయినయ్యి గూడా 6 నెల్లే అవుతు అవుతుందండి. 5, 6 నెలలే అవుతుంది అంతే, చేరి గూడా ఉద్యోగంలో. అంటే, మేము జేసిన ఫస్ట్ ప్రాజెక్టండి చెప్పాలంటే అది.
హుహు. హుహు. అవునవునవును.
ఆ! అయితే, అలాగా చేసిన తర్వా అంటే, ఒక పెద్ద ఫస్ట్ పెద్ద ప్రాజెక్టనమాట. చిన్న, చిన్నవి చాలా జేసాం గానీ, ఫస్ట్ పెద్ద ప్రాజెక్టనమాట. ఇది. అంటే, వేరే కంపెనీతోని టైఅప్ చేసుకొని మరీ <smacks lips> చేసేంత.
ఓహో! అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఓహో!
హ్మ్. నిజంగండి. క్లయింట్‌కి నచ్చింది అంతా చక్కగా జరిగిపోయింది. అయితే, తర్వాత ఏమైందంటే అండి, ఈ మేము ఐదుగురము అంటే, వాళ్ళ నలుగురు నేనొకరిని ఏ ఏమనుకున్నామంటే ఆహ్, ఓకే, ప్రాజెక్ట్ వర్కయితే అయిపోయింది. మనం ఖచ్చితంగా టచ్‌లో అయితే ఉందాము అని జెప్తే, మేమూ అందులో ఒకరు ఒక ఐడియా ఇచ్చారనమాట. "ఈ వీకెండ్ ఎలాగైనా మేము హైదరాబాదొచ్చేస్తాము. ముంబై నుంచి. అయితే, ఖచ్చితంగా ఒ ఒ ఒకసారి కలుద్దాము" అని జెప్పారండి. అంటే, నాకు ఒకా విధంగా ఎలాగనిపించిందంటే, మేము కలిసి నెల రోజులే అవుతుంది. కానీ, కలవడం కరెక్టేనా అని జెప్పి ఒకసారి ఆలోజించానండి. ఎందుకంటే, ఆన్‌లైన్ ఫ్రెండ్స్ అంటే, ఆఫీస్‌లో ఏదో ప్రాజెక్ట్ కోసమని పరిచయమయ్యారు. అది చిన్న సందేహం వాళ్ళకొచ్చింది, నాకు గూడా ఒచ్చిందనమాట. కానీ, <smacks lips> మేము కలిసి సినిమా చూసే క కలిసి ఆన్‌లైన్‌లో సినిమాలు జూసాము, వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకున్నాము, ఒకరి బాధలు ఒకరు జెప్పుకున్నాము, పని జేసేటప్పుడు నాకిక్కడ కష్టగుంది. నువ్వు నాకు సహాయం జేయి అని, వా వాళ్ళేమో నాకు దీంట్లో కష్టం ను నువ్వు సహాయం జేయని నాకు అంటే, ఒకరినొకరు అర్థం జేసుకొని, ఒక బంధమనేది ఏర్పరుచుకొని నాకు ఆ సమయంలో అనిపించిందండి నిజంగా. కలిసి, మెలిసి మేము ప్రాజెక్టనేది క ఫినిష్ చేసాము. అంటే, ఒక టీమ్ వర్క్‌గా కలిసి కట్టుగా. ఇది ఒక అద్భుతమైన సమయం నిజంగా వీళ్ళని కలవడానికి వీళ్ళకి ఆహ్, అంటే, నిజంగా కలిసి వీళ్ళు ఎలాగుంటారో చూద్దామని జెప్పి నాకు కలిసామండి మొత్తానికైతే హైదరాబాద్‌లో. అంటే, చాలా ఓ అంటే, మీకు ఇనార్బిట్ మాల్ ఐడియా ఉందో, లేదో అండి.
ఆ! హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవును. ఓహో! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవు ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇనార్బిట్ మాలుంటుంది. లోపల.
హ్మ్. ఇనార్బిట్ మాల్లో కలిసాము. అక్కడ చక్కన ఐస్ క్రీమ్ తిన్నాము, మళ్ళీ వెళ్ళిపోయే టైంలో హైదరాబాది బిర్యానీ తినేసి, టీ గూడా తాగేసి ఎళ్ళిపోయామండి మొత్తానికైదే. <smacks lips> అంటే, వాళ్ళు ఇప్పటికి నేను ముంబైకెళ్ళినా, వాళ్ళు హైదరాబాద్‌కొచ్చినా మేము కలుస్తూ ఉంటాము. ఇంగా ఎవరెవరు వాళ్ళు ప్రదేశంలో ఉన్నప్పుడు మేము చక్కగా మాట్లాడుకుంటూ అలాగా ఆ! ఎప్పుడేమైనా ఆఫీస్ పనులు గానీ, ఇలాగ డౌట్లు ఉంటే అలాగా ఇంకా చేసుకుంటూ ఉ ఉంటామండి ఇంకా. అది నాకు అంటే, ఆద్ ఆహ్, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇద్దరికి ఇద్దరు కంఫర్టనిపించి, ఇద్దరికిద్దరు అన్నీ షేర్ జేసుకుంటున్న సమయంలో నాకప్పుడు అనిపించిందండి ఓకే, ఇది ఈ ఈ క్షణము కరెక్టే, హ్మ్, మనం మేము కలవచ్చు అని జెప్పి అప్పుడు అనిపించిందండి నాకు ఆ సమయంలో.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. మాట్లాడుకుంటాం. ఆహా! ఓహ్! ఆ! హుహు. ఓహో! అంటే, ఒక హ్మ్. ఈ అందరం మొకం మొ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మీరు కలవచ్చు అనేటువంటిది అంటే, ఇప్పుడు ఇలా కలిసినప్పుడు ఇదైతే ఓకే అండి, ఇప్పుడు మామూలుగా ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌షిపనేది తగులుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడ చూడం, పెట్టం. అక్కడ ఒక హ్మ్. <smacks lips> ఆ రిక్వెస్టొస్తూ ఉంటుంది. ఆ రిక్వెస్ట్ బట్టి దాన్ని హ్మ్. మనం చూస్తే హ్మ్. అందులో భద్రతాపరమైన సమస్యలు కూడా ఉంటాయి. వాళ్లెవరో మనకు తెలీదు, వాళ్ళ గురించి మన తెలీదు. మంజి చూడటానికైతే మనిషి మంచిలా కనపడతాడు. మనిషి హ్మ్ ఆ! మరీ, హ్మ్. అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు <smacks lips> తీసుకోవాలి? వాళ్ళని వారి నుంచి తప్పించుకోడానికి?
హ్మ్. అవునా? అవునండి. అవునండి. హ్మ్. నిజంగా. <chuckles> నిజంగా అండి. హ్మ్. అంటే, మనము ఒకసారి అంటే, మ్యూచుయల్స్ అంటే, మ్యూచువల్ ఫ్రండ్సని ఉంటారండి కొంతమంది. అంటే, వాళ్ళు మనకి రిక్వెస్ట్ పంపిస్తే, మ్యూచువల్ ఫ్రండ్స్ గాని ఉన్నారాంటే, ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ కనుక్కొని, ఈ మనిషి నిజంగా జెన్యూనా, నిజమైన మనిషేనా, అని చెప్పి కనుక్కొని, వాళ్ళు ఒక పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ గాని ఇచ్చుంటే, వాళ్ళు వాళ్ళని మనము ఆహ్వానించొచ్చండి మన జీవితంలోకి.
అవునండవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహోహో! ఆ!
కానీ మ్యూచువల్ ఫ్రేండ్సే లేరు, ఏదో పలానా మనిషి వచ్చేసారంటే, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో మనం అసలు ఆహ్వానించకూడదండి. వాళ్ళు నిజంగా జెన్యూనైనా గాని మనం అసలు ఆహ్, అంటే, మాట్లాడకూడదనమాట. నిజంగా మాట్లాడకూడదనమాట. చాలా చాలా అంటే ఇటీవల కాలంలో ఎన్నో కేసెస్ చూసామండి మనము. ఆన్‌లైన్‌లో పరిచయమయ్యి అంటే చాలా ఫ్రెండ్‌షిప్ చేసుకొని రకరకాలుగుండి అంటే డబ్బులు తీసుకొని, మోసం చేసి మళ్ళీ బ్లాక్ చేసేడాళ్ళు. అట్లాంటివి చాలా చాలా రకరకాలు జరుగుతున్నాయి. అంటే ప్రతిసారి నెగెటివ్‌గా జరుగుతదా అంటే అది అలా కూడా జరగదండి. <smacks lips> కానీ. తెలియని వ్యక్తి మ్యూచువల్ ఫ్రేండ్స్ లేనప్పుడు మనం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అని నా అభిప్రాయమండి.
ఉన్నాయి. వాళ్ళు ఏం అనుమానించొచ్చు. అనుమాని ఆహా! ఓహ్! హుహు. హ్మ్. ఆహా! హ్మ్. సరే చ అవును. ఆ! అదేనండి. అయితే ఈ ఆన్‌లైన్ పరిచయం కోసం ఆ మిత్రుడిని ఎలాగ కలవాలి, ఏమిటి, అందులో భద్రతాపరమైన సమస్యల గురించి ఎంతో చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
అది. నాకు కూడా చాలా బాగా అనిపిచిందండి. చాలా చక్కని ప్రశ్నలు అడిగారు. మీతోని మాట్లాడి కూడా చాలా బా అనిపిచిందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.